నాకు బాగా అనిపిచ్చింది. ఎందుకంటే నాకిష్టము. ఆహ్, జంతువులని జూడటం గానీ, లేదంటే కొత్త, కొత్త ప్లే ప్రదేశాలకెళ్ళటం గానీ. ఆహ్, ఇష్టమనమాట. అందుకని నాకు బాగా అనిపిచ్చింది. బా నచ్చింది గూడా. ఇంకొకటి ఈ ఈ చిక్‌మంగళూరు‌లోనే ఒక కొండ పైకి ఎళ్ళాలనమాట. కొండ పైకెళ్తే ఇంకా ఇంకా కొంచెం పైకెళ్తే మనం మబ్బుల్ని మనం మబ్బుల్లోను హ్మ్ మనం ఉన్నట్టు ఉంటదనమాట ఆ ప్లేసు.
హ్మ్. ఓహ్! ఆ! ఓకే. ఆ! ఓహ్! హ్మ్. హ్మ్.
ఆ! అయితే దానికి ఎట్లా అంటే, అంటే అక్కడికెళ్ళడము కొంచెం కష్టమే. అది చాలా వన్‌వే రోడ్ అనమాట. కొండ పైకెళ్ళేది.
ఓకే. ఆ! ఓహో! హుహు. కానీ మీరింకా మీకు చాలా ఇష్టంగా ఎలాగూ ఇలాంటివన్నీ. కాబట్టి వెళ్ళడానికే ప్రయత్నించారా?
ఆ! ఆ వెళ్ళడానికి కూడా ఒకటే వన్‌వే రోడ్. ఒక వెహికల్ మన ముందు నుంచొస్తుందంటే, మన పక్క నుంచి ఎళ్ళాలంటే, కొండకు ఆ ఆల్‌మోస్ట్ రోడ్ చివ్వరికెళ్లి అట్లా కట్ చేయాలనమాట.
ఆ! ఓకే. హ్మ్. ఆ! ఓహ్! అంటే ఆ ప్రయాణం కూడా కొంచెం రిస్కీ‌యే అయితే చాలా.
ఆ! అలా అలాంటి అలాంటి ప్రదేశమనమాట.
ఓకే. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భద్రత విషయంలో గానివ్వండి, లేదా ఆహ్, ఏ ఏ తిన్నారు ఆ ప్రయాణమనేది ఇంకా మీరు అద్భుతంగా గడపడానికి?
<chuckles> ఆ! మా హస్బెండ్ బానే డ్రైవ్ జేస్తాడు. ఆయన మీద నాకు నమ్మకం ఉండింది. ఇంకొకటేమో ఆయన పక్కన సీట్‌లో మా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూర్చున్నాడన్నమాట. ఆయన ఇంక నెమ్మదిగా ఇట్లాంట్ కొంచెం తిప్పు, కొంచెం తిప్పు, అట్లా, అట్లా చెప్తూ స్లోగా ఎళ్ళామమాట. <giggles> ఆహ్, ఒక్క వన్ కిలోమీటర్ మాత్రం బతిక్ బతికితే జాలు అన్నట్టు వెళ్ళామనమాట. ఎందుకంటే పక్కన ఇంకొక వెహికలొస్తుంటే, మేము మొత్తం ఇంకా రోడ్‌కి చివ్వరికెళ్ళిపోవాలి.
ఓకే. ఆ! ఆ! ఓకే. హ్మ్. ఓహో! ఆ! అయ్యో! ఆ! ఓహ్!
ఆ! చివ్వరికెళ్తే ఇంకేం లేదు కింద పడటమే. <chuckles> ఆ!
అదే గదా! ఇది, ఇది చాలా, అంటే చాలా రిస్క్ తీసుకున్నట్టే. మరి మీరు వెళ్ళాక ఆ దృశ్యమనేది ఎలా అనిపిచ్చింది? వెళ్ళినందుకు వర్త్ అనిపించిందా చాలా?
అవును.